ఓకే. అంటే అది ఏ సమయంలో తినాలి? పొద్దునా? లేపోతే మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలుంటాయి కదా! ఓకే.
ఆ! అది అలా ఏం లేదండి. ఇప్పుడు మనకి టైంని బట్టి టైము ఇప్పుడు బొ ఏడైపోతుందీ పొట్టలో ఏదొకటి వేసేయాలని వేసేస్తూ ఉంటారు. మధ్యాహ్నం ఒంటి గంటైయింది ఏదొకటి వేయాలని వేసేస్తూ ఉంటారు. సాయంత్రం అలా టైంని బట్టి తినకూడదండి. శరీరం ఎప్పుడు
ఓకే. అవును. చాలా మంది మనం చూస్తా ఉంటాం. ఆకలేసినప్పుడు కాకుండా టైముని జూసి ఆక్ ఆల్ ఆకలేసేస్తది వాళ్ళకి.
హ్మ్. టివ్ ఆకలేస్తుంది. ఒంటి గంట అయిందంటే వాడి కడుపులో ఎలకలు పరిగెడతాయి. అదే టైమే చూడకపోతే, వాడెంత గంటలైనా వాడసల ఆకలి మీద దృష్టి పెట్టడు. చేసే పని మీదే ఉంటాడు. అలా మనం బాడీకి సహకరించాలి. అది ఆకలి గురించి అడిగితేనే మనం దానికి వేయాలి. అలా డైట్ ఫాలో అవుతాను. తర్వాత షుగర్స్ తినను, స్వీట్స్ తినను, మందు చిందులు అలాంటివన్నీ చేస్తే మా నాన్న కాళ్ళు విరగొట్టి కూర్చోబెడతారు. ఆ! ప్రేమకి ప్రేమలు, దోమలు వీటన్నిటికి చాలా దూరము అలాగే మందుకి వాటికి దూరము షుగర్స్ వీటన్నిటికి దూరము. జీవితంలో ఏవైతే మనల్ని బాధపెడుతుందో, మనకి హానికరం చేస్తుందో వాటన్నిటికి దూరంగా ఉంటానండి నేను. ఆ!
అవును. అవును. ఓకే. ఓకే. <chuckles> ఓకే. ఓకే. మొత్తానికైతే మీరు ఫిజికల్‌గాను, మంచిగా మెయింటైన్ జేస్తున్నారు అలాగనే మెంటల్‌గాను అంటే ఓకే.
<chuckles> అలాగే, ఇంక మీరడిగారు ఆహ్, మీ రొటీన్ ఎలా ఉంటుంది, వర్కౌట్స్ రొటీన్ అంటే నేను స్విమ్మర్‌నండి. నేషనల్ స్విమ్మర్‌ని. ఆహ్, స్విమ్మింగ్గు ఎనిమిదేళ్లప్పడు నుంచి స్టార్ట్ చేశాను. ఇంక అలాగే ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, ఇప్పుడు టైం సహకరించట్లేదు వేరే పనులు వల్ల. స్విమ్మింగ్ చేస్తా, బ్యాడ్మింటన్ ఆడతాను. అలాగే డాన్స్ చేస్తాను. కొరియోగ్రఫీ చేస్తాను. జుంబాకి వెళ్తూ ఉంటాను. కాలేస్థియన్స్ అంటారు. కాలేస్థియన్సు, కార్డియో ఆ! హా! వాల్ పిలాటిసు ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను. సో, చాలా ఫిట్‌గా అంటే ఎవరన్న చూసి నేను ఇప్పడు వరకు
ఆ! వర్కౌట్ ఆ! చెప్పండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. పెద్ద లిస్టే ఉంది అయితే మీకు. ఓకే. ఓకే. అలానే ఈ మధ్య ఈమ ఈ కొత్త ట్రెండ్ ఏదో వచ్చింది గదా! ఆహ్, ఆర్గానిక్ ఫుడ్ తినడం అనేది.

అహా! నేను సమ సమపాలంగా అన్ని ఉండాలనుకుని తింటానండి. నేను కూడా కొంచెం సాల్ట్ ఎక్కువే తింటాను. చెప్పాలంటే, నాకు కొంచెం షుగర్ లో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నార్మల్ లెవెల్సే ఉంటాయి నా ఇన్సులిన్ లెవెల్స్ అన్ని స్పైక్ అవ్వవు. ఆహ్, నేను షుగర్స్ తిననండి. స్వీట్సు, షుగర్సు హ్మ్. సాఫ్ట్ డ్రింక్సు, కూల్ డ్రింక్సు, డెజర్డ్‌సు ఆహ్, జ్యూసెస్‌లో కూడా ఓన్లీ జ్యూస్ తీసుకుంటాను కోల్డ్ ప్రెస్‌డ్ లేకపోతే ఆహ్, నేచురల్‌గా ఉండేవె తీసుకుంటాను, మళ్ళీ దానిలో షుగరంటారు. ఐస్ అంటారు. అవి ఏమీ ఉండవు. ఆ! పండగలేమైనా, పబ్బాలుంటే ఆరోజు చీట్ డే ఉంటుంది. ఆహ్, అంతేగాని మిగతా రోజుల్లో
ఓకే. అవును. ఓకే. ఓకే. ఓకే. అప్పట్లో త అప్పుడు తప్పలే. అంటే ప్రతిసారి మనం అంటే ప్రతిరోజూ ఒకే రకంగా డైట్ ఫాలో అవ్వాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటది మనకి. అప్పుడప్పుడు కొంచెం క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి తినాలి, ఇవి తినాలి అని చెప్పేసి అవును. ఖచ్చితంగా వస్తాయి మనిషికి.
హ్మ్. అదే కదా! వస్తాయి. వస్తాయి. ఈ మధ్యన మిడ్‌నైట్ క్రేవింగ్స్ అంటున్నారు. మిడ్‌నైట్ క్రేవింగ్స్ అని చెప్పి అర్ధరాత్రులు, అపరాత్రులు 4:00 ఏఎం బిర్యానీలు అలా తినకూడదండి!
అదే! కాదు. ఏదో ఒకటి, వాళ్ళు బిజినెస్ కోసం ఎం బిర్యానీ పెట్టేస్తున్నారు. వీళ్ళు ఆరోగ్యం చూసుకోకుండా అది ఎళ్ళీ తి అవును.
ఆ! తినేస్తున్నారు. అసలు ఆ టైంలో గ్యాస్ట్రిక్ జ్యూసులు అవన్నీ ఫార్మ్ అయ్యేటప్పుడు మీరలా ఆహారాన్ని వేసేస్తూ, పడుకునే ముందు, నువ్వు పడుకున్నాక కనీసం 2, 3 గంటలు పడుకునే ముందు మన కడుపుని ఖాళీగా ఉంచుకోవాలండి. నిద్ర సరిగ్గా పట్టాలన్నా, తిన్నది అరిగి తిన్నది వంటికి పట్టాలన్నా.
అవును. అవును. ఒక 2, 3 గంటలన్నా ఖాళీగా ఉంచితేనే మనకు మంచి నిద్ర పడతదని నేను విన్నాను.
హ్మ్. అదే కదా! అలా ఏం పాటించకున్నాను వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోతుంది. వాళ్ళని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు, రేపటి తరం వాళ్ళకి ఏమందిస్తున్నారు వీళ్ళు ఆరోగ్యరీత్యాను? ఆహ్, ఫోనుల్‌తో ఉండండి
అదే కదా! వీళ్ళేంటంటే, అప్పటికి అప్పుడు వాళ్ళు సుఖాన్ని చూసుకుంటున్నారు గాని, మనం ఎక్కువ రోజులు కొంచెం బతకాలి. మన కుటుంబం కోసమనో, లేపోతే మన పిల్లల కోసమని దీర్ఘకాలంగా ప్రయోజనాలు ఉందా? లేదా? అని ఆలోచిచట్లేదు వీళ్ళు.
ఆ! అదే! దీర్ఘకాలంగా ప్రయోజనం ఉందా, లేదా? అనేది వాళ్ళు చూసుకోవట్లేదు.